ఆ! నాకుంది అవకాశం. ఒక 3, 4 అవర్సు పనుంటుంది అంటే, నేను అంటే నా ఉద్యో ఉద్యోగం ఏంటి? ఎఫ్‌డి‌ఆర్‌స్ రెన్యూ చేయాలనుకోండి. 3, 4 అవర్స్ రెన్యూ చేయాలి. అందులో నేను హ్మ్, అందులో అంటే ఏం పెద్దగా కొట్టేదేముండదు. ఎంటర్లు కొట్టుకుంటూ వెళ్ళిపోవటమే అన్నీని. <smacks lips> వాడు చూసి జస్ట్ ఉంటే నామినీ మార్చమన్నాడు. అంటే నామినీ పేరు మార్చాలి. లేదు అంటే ఏవైనా పేర్లు ఉంటాయి. 2 పేర్లు పెడతామనుకోండి. ఐదర్ ఆర్క్ 2 పేర్లు పెట్టినప్పుడు ఎవరో ఒకళ్ళ పేరు మార్చమంటే ఆ పేరు మార్చాలి. లేదు అంటే అది కూడా మార్చక్కర్లే. గబగబగబా ఎంటర్ కొట్టుకుంటూ వెళ్ళిపోతే పని అయిపోతుంది. అందుకని అలాంటి టైమ్‌లో ఇప్పుడు 200 రే రెండు వందల యాబై య ఎఫ్‌డి‌ఆర్‌లు ఒక్కసారె ఉన్నాయి. అవి తెచ్చి నా మొహాన పడేస్తాడు ఇది పట్ చేయమని.
హుహు. ఆహా! హుహు. హ్మ్. ఓహో! ఓకే. హ్మ్. మార్చ హ్మ్. హుహు. ఓకే. హుహు. హ్మ్. హ్మ్.
అప్పుడేం చేయను ఇక నేను హ్మ్. ఉ చిరాకు వచ్చేసిందన్నమాట. అన్ని నా మీదే పడేసావు నువ్వు చెయ్యవా? అని జెప్పి మేనేజర్‌ని అనుకుంటూ. సరే కానీ అని జెప్పి చేసేస్తాను. చేసేటప్పుడు ఈ ఇది చెవిలో పెట్టేసుకుంటే వాళ్ళు నన్ను ఇంక మరి డిస్టర్బ్ చేయరనమాట. ఇకేదో పని చేసుకుంటున్నాడు వాళ్ళకి అలా అలవాటు చేసేశాను నేను.
<chuckles> ఓకే. ఆ! ఆహా! అలవాటు చేసారు. ఓకే. ఇంకా వాళ్ళు మీ దెగ్గరికిరారు. పనైతే చేస్తున్నారు. అది చాలు కదా! మనక‌ని జెప్పేసి ఇంక మీ దెగ్గరికి రారనమాట.
ఆ! రారు రారు. అంటే ఒ ఒక దశలో ఖాళీగా కూర్చున్నా కూడా నన్ను ఆ హెడ్‌ఫోన్ చెవిలో పెట్టుకుంటే పలకరించరు వాళ్ళు. ఎందుకు అ ఆ!
హ్మ్. ఆహా! ఓకే. ఏదో చేస్తున్నారు అన్నట్లు.
ఆ! ఆ రకం అహా! మా కనపడుతూనే ఉంటుంది. ఊరికే పాటలు వింటున్నాం డిస్టర్బ్ చేస్తే కోపమోస్తుందని. డిస్టర్బ్ చేయరు. ఆ! చేయకుండా ఆ!
ఓహో! ఓకే. అంటే అందరికీ తెలుసు. మీరు వింటారు సంగీతము అనేది.
ఆ! సంగీతం అది వింటానని తెలుసు. ఎప్పుడైనా పనెక్కువ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆహ్, ఈ పాట ఈ మరి వినవలసిందే. వినకపోతే పని చేయలేని పరిస్థితి.
ఆహా! హుహు. హ్మ్. అవును. కొన్నికొన్ని సార్లు మనకి సంగీతం వింటూ పనిచేస్తే ఏంటంటే, ఈ చిరాకు అనేది రాకుండా ఉంటుంది గదా! మనకి. దాని మీద అదేమంటారు దాని గురించి?
ఆహ్, రాకుండా.